పెట్టేసాక ఏం చేస్తానంటే అరగంట తర్వాత ఒక 2 మినిట్స్ ఫోన్ తీసి ఏవన్నా ఇంపార్టెంట్ మెయిల్స్ వచ్చినా లేదంటే ఆఫీస్ నుంచి ఏమన్నా కాల్స్ వచ్చినాయా లేదంటే ఇయన్నీ చూసుకుంటానండి. ఒకేళ ఏమైనా ఇంపార్టెంట్ కాల్స్ కానీ ఏవైనా వస్తే దానికి ఒక 5 మినిట్స్ టైమ్ ఇచ్చేసి ఆ 5 మినిట్స్‌లో అవ్వగొట్టేసి నేను మళ్ళీ ఏం చేస్తానంటే మళ్ళీ సైలెంట్‌లో పెట్టి నా చదువు అనేది మళ్ళీ మొద ప్రారంభిస్తానండి చదవడం మాత్రం. ఒక టూ టు ఫైవ్ మినిట్స్ బ్రేక్ తీసుకోవాలండి ఆరగంటకు ఒకసారి. లేదంటే కొద్దిగా మైండ్ కూడా ఏంటంటే దాని మీద చదువుకుంటూ వెళ్తుంటే అదే ఆ! లేదండి. మళ్ళీ ఎక్కువ టైమ్ తీసుకున్న ఇంక అలా <chuckles> వెళ్ళిపోతుంటది. ఫోన్ వాడుతుంటే ఇంకా చెప్పాలంటే. అర ఇంకో అరగంట అయిపోద్ది దానికి. అందుకని చెప్పి ఒక 5 మినిట్స్ సరిపోదండి. చాలా ఎక్కువ చెప్పాలంటే. ఏముంటదండి టక్ టక్ అందుకే ఎలా చూసేదానికి చెప్పాలంటే.
హ్మ్. ఓకె. హ్మ్. ఓకె. అంతే. ఇంకెక్కువ బ్రేక్ తీసుకోకూడదా? హుహు. అవును. అవును. హ్మ్. హ్మ్. అవును. అదే కదా!
ఆ! ఈ రూల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు లైఫ్‌లో. ఇంకోటి ఏంటంటే మనం తిన్నప్పుడు మీరు మీ చుట్టాల్లో గాని ఫ్రెండ్స్ గాని చూసి ఉంటారు. తిన్నప్పుడు ఫోన్ బాగా యూజ్ చేస్తున్నారండి చాలామంది. తిన్నప్పుడు రీల్స్ చూడడం గాని లేదంటే ఫోన్స్ మాట్లాడడం గాని తిన్నప్పుడు చేస్తున్నారు. తిన్నప్పుడు ఎప్పుడూ కూడా
అవును. ఫుల్ తినేస్తారు. ఎంత తింటున్నారు ఏం తింటున్నారో కూడా వాళ్ళకి లెక్క ఉండట్లేదు కదా!
ఆ! ఏం తింటున్నారో కూడా తెలీదు. ఇంకోటేంటంటే వాళ్ళు తింటున్నప్పుడు మాట్లాడుతుంటారు. ఇలాగే గొంతులో పడి అడ్డం పడి ప్రాబ్లమ్ రావడం చాలామంది ఇలాగా ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తారండి. చాలా చెప్పాలంటే దీని వాళ్ళు తిన్నప్పుడు
హ్మ్. మరి ఫోన్ చూస్తా తింటే ఒంటికి పడుతుందా?
ఆ! అస్సలు పడ్డదండి. ఎందుకు తినేసి ఏదో తింటున్నాం పేరుకి ఆకలి కడుపులో పాడేది ఎంతో కొంత అన్నట్టు ఉంటుందండి. ఫోన్ వాడుతూ తింటుంటే. తినేది కూడా ప్రశాంతంగా మనస్పూర్తిగా తినాలండి. ఇప్పుడు తినేది ఎంత తింటున్నాము క్వాంటిటీ ఇవన్నీ చూసుకుంటూ ఏం తింటున్నాము
అదే కదా! అవును. అవును. అవును. అంటే మీరు ఈ వర్క్ లైఫ్ బాలన్స్ గురించి చెప్పిన పద్ధతి. ఆ విధానము. స్లీప్ సైకిల్ గానీ ఏదైతే ఉందో అంటే మీరు చెప్పిన ప్రతి దానికి ఇప్పుడు స్లీప్ ఎంత ఇంపార్టెంటో అలాగే దాన్ని పాటించాలి. ఫోన్ దూరంగా పెట్టుకోవాలి. స్క్రీన్ టైమ్‌ని తగ్గించాలి. పిచ్చి, పిచ్చి యాప్స్ నుంచి అన్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే మీరు ఫ్యామిలీకి ఎంత టైమ్ ఇవ్వాలి? వర్క్ బాలన్స్‌కి ఎంత టైమ్ ఇవ్వాలి? అనే విషయం మీద చాలా చక్కగా మాట్లాడారండి. చాలా సంతోషం మీతో మాట్లాడడం.
అదే అండి. అవునండి. చాలా అండి. హ్మ్. అవునండి. అంతే అండి. <chuckles> నాకు కూడా చాలా సంతోషంగా ఉందండి మీతో మాట్లాడడం. మనం మళ్ళి తప్పకుండా ఒకసారి మళ్ళీ మాట్లాడదాం అండి మనం.